అంటే మనం, మనం ఒక నాన్-వెజిటేరియనయ్యుంటే మాత్రం, అంటే మాంసం ప్రియలనుకుంటే మాత్రం, మనం ఖచ్చితంగా ఈ చికెన్ వాటితో పోల్చొచ్చు. ఎందుకంటే, అవి కూడా తిండానికలానే ఉంటాయి. కొంచెం సాగుతూ
హ్మ్. అంతే. మరి వెజుటేరియన్సయితే ఏది పోలుస్తారు?
వెజిటేరియన్సైతే పోల్చడానికంటూ అంటే, పన్నీరు అలాంటివేవన్నా తీసుకోవచ్చోమో. అంటే మామూలుగా ఈ
ఏహ్! పన్నీర్ బావుంటది కదా! పన్నీర్ కంటే అదీ ఇంకా బావుంటదా?
ఆ! ఆ! పుట్టగొడుగులు కూడా చాలా బాగుంటాయి, చాలా రుచికరం కూడా. <smacks lips> అలా మనకేమవుతుందంటే, ప్రతి సీజన్‌లో ఒక్కొక్కటి ఉంటుంది. అంతెందుకు మామిడికాయలున్నాయి, అవి చక్కగా మనకి అంటే, మామిడికాయ తింటం విటమిన్ సి అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, పులుపుంటుంది కదా! <smacks lips> అది కూడా మన ఒంటికి చాలా మంచిది. కానీ దాన్ని ఈ ఊరగాయలు అవి చేస్తూ ఉంటారు. ఎందుకూ అంటే, అది ఎది, ఇప్పుడకాలంలో ఒచ్చింది కాదు కదా! మన తాతల ముత్తాతల కాలం నుంచొచ్చింది. అందులో వేసే ఆవపిండి గాని, అందులో వేసే నూనె గాని, మన ఒంటికి ఏంటంటే రోగనిరోధక శక్తి అంటారు చూసారా? అది బాగా పెంచుతుంది అది. అంటే ఏమైనా చిన్న చిన్న రోగాలు అలాంటివి రాడానికి మాత్రం దూరమవుతయి. మీరు బా చూసినట్టుండే హ్మ్.
ఓకే. అవును. ఆహా! హ్మ్. ఓకే. హుహు. హ్మ్. హ్మ్. అవునవును. ఓకే. యాహ్! ఇప్పుడు నువ్వు చెప్పావు కదా! లైక్ సమ్మర్‌లో ఏమో మ్యాంగో అని, ఇంకా ఏది రెయినీ సీజన్‌లో పుట్టకొడుగులు, అండ్ ఇంకోటేం చెప్పావు?
ఆ! ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడూ చలికాలంలో పోల్చుకున్నట్టయితే హ్మ్. చలికా
ఆ! మరి వింటర్‌లో యాహ్! వింటర్‌లో ముఖ్యంగా ఎలాంటి ఫుడ్సొస్తాయి? అవి తిండం వల్ల, మన బాడీలో ఏమైనా హీట్ అనేది ప్రొడ్యూజైతుందా? అంటే, చలిని తట్టుకునే శక్తి అంటారు కదా! అలా.